లేదండీ. నాకు లానే పుట్టాడు. <laughs> <sniffs> హ్మ్. మంచిగా మేమేంటంటే అక్కడ ఉన్నప్పుడు ఆహ్, సిడ్నీ‌లో ఉన్నప్పుడు మేము విదేశాల్లో అట్లాగున్నప్పుడు ఆహ్, అక్కడ దగ్గెర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులుండేదనమాట. నేను ప్రతి మంగళవారం ఎళ్లి ఆయనకి చెప్పుకునేవాడిని. "ఈసారి మాత్రం పుట్టబోయే బిడ్డకి నీ పేరే పుడతాము జాగ్రత్తగా బయటకొచ్చేటట్టు చూడు" అని చెప్పేసనుకుని దండం పెట్టుకొని, అలానే పేరు పెట్టానండి. నా బిడ్డకి మాత్రం సుబ్రహ్మణేశ్వర స్వామిదే వచ్చేటట్టుగా.
<laughs> ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అలానే పేరు పెట్టారా అయితే? ఆ! ఓకే. ఓకే. అయితే ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వత బేబీని చూసుకోవడము, అదంతా ఆడిపియ్యడము అవన్నీ. నిద్రలు నిద్రలుండవేమో గదా! ఇంటికొచ్చిన కొత్తలో?
హ్మ్. హ్మ్. నేనే చూస్తుకునే వాడినండి మొత్తం అంతా గానియండి. మాక్సిమం అయ్ లేదండి. అస్సలకి నేనదంతా కూడాను నేనదంతా కూడాను ఒక బాధ్యతగా చూసాననమాట మొత్తం అంతా గూడాను. ఒక తండ్రి మా అత్తగారున్న గానీ మా అత్తగారు చిన్నపిల్లోడిని హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళనమాట. పట్టుకోడం గానియ్యండి, ఆ వ్రాప్ చేయటం గానియండి ఆమెకయన్ని వచ్చేవి గాదనమాట. నేనిప్పుడు విదేశాల్లో ఉన్నాను కదా! విదేశాల్లో ఉండటం తోటి నాకీ అనుభవముందన్నమాట. ఏంటి అనంటే, నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నపుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు. <sniffs> పిల్లలు పుట్టినప్పుడు ఇయన్నీ చూసి నేర్చుకున్నాను. ఎలా వ్రాప్ చేస్తున్నారు పిల్లల్ని? అని చెప్పేసని అయన్నీ కూడా నేర్చుకున్నాననమాట మొత్తం అంత్
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. ఆ! ఓహోహో! ఓహోహో! ఎందుకంటే అయి విదేశాల్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళుండారు గదా! అందరూ వ మీ ఏజ్ వాళ్ళనే చూస్తూ, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొనున్నారు. ఓకే. ఓకే. హ్మ్.
అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అలానే ఉండేదనమాట. అంటే ఇక్కడ నేను నాకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట. పిల్లల్ని చూడటం గానియండి, డైపర్లు మార్చడం గానియండి, వాళ్ళ యొక్కా ఏమంటారు దీన్ని బాత్రూమ్‌ కెళ్తే, అవి క్లీన్ చేయటం గానియండి. మొత్తం అంతా గూడాను మొత్తం అంతా గూడా అలవోకగా చేసేసాననమాట. ఇలా చిటికి నేలు మీద ఏలేసినట్టు. కానీ ఫస్ట్ మాకు బాధనిపించింది ఎక్కడయ్యా? అని చెప్పేసానంటే ఆహ్, ఫస్ట్ మదర్ మిల్కుంటది గదా! వాడు తాగట్లేదనమాట.
హ్మ్. హ్మ్. చాలా అలవోకగా జేసేసారా ఈ పనులన్నీ? హ్మ్. హ్మ్. గోవర్ధన గిరినెత్తినట్టు. హ్మ్. ఆ! ఓహ్!

పెద్దవాళ్ళది ఇప్పుడు ఈ మధ్యన ఇదివరకి లాగా లేరండి పిల్లలు చూస్తే గనక చాలా స్పీడ్‌గా గానీండి, ఇయన్నీ గూడాను కొంచెం హ్మ్. ఇయన్నీ కూడాను వస్తున్నాయన్నమాట. ఇదివరకి ఏంటి అనంటే తేనె పెట్టేసేవాళ్ళు. అప్పుడు స బాగా ఉండేయి కొంచెం క్వాలిటీగా అవన్నీ ఉండేయి. ఇప్పుడెక్కడుంటున్నాయి క్వాలిటీగా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అన్ని. ఇప్పుడన్ని కల్తీ కలిసిపోయి ఉంటున్నాయి. హ్మ్.
అవును. చెప్పినా కాని ఫీల్ అవుతా ఉంటారన్నమాట. కొన్ని కొన్ని వద్దు అని చెప్పేసినన్నా గాని.
హ్మ్. హ్మ్. హ్మ్. అందువల్ల పెద్దవాళ్ళ పాత్ర పెద్దగా లేదంటారు?
హ్మ్. ఇప్పుడు ఫోర్ ఎగ్జాంపుల్ అవును. అంటే ఇప్పుడు ఫోర్ ఎగ్జాంపుల్ చూడండి మా నాన్నే ఉన్నాడు. ఫస్ట్ రాగానే పుట్టంగానే తేనె నాకిచ్చాడు.
హ్మ్. హ్మ్. <laughs> ఆ! ఓకే. ఆ!
హ్మ్. "అయితే డ్యాడీ నాకిచ్చొచ్చా ఇలాగా?" అని జెప్పేసని అడిగాను నేను.
హ్మ్. హ్మ్.
అయితే "ఆ! ఏమైంది? నే నీకు గూడా నాకిచ్చాను" అని జెప్పేసినన్నాడు. "డ్యాడీ ఇప్పుడు కల్తీగా ఉంటున్నాయి గదా తేనెలు, అయి" అని జెప్పేసనంటే, "సరేలేరా!" అని జెప్పేసి అనుకోని, అలిగాడనమాట అయన.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అచ్చో! ఆ! ఆ!
హ్మ్. ఇట్లా ఉంటది అన్నమాట. ఏ చిన్నదైనా గాని ఇప్పుడు ఏదైనా ఉంది అనంటే వాళ్ళు అలిగేస్తా ఉంటారు కూర్చొని పెళ్ళైన తరువాత.
ఆ! చిన్నపిల్లల కంటే ఎక్కువ అలిగేస్తుంటారు అయితే.
అవును. అదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్దండి బాబు! పెద్దోల తోటి మాత్రం. హ్మ్. ఇంకోటండి, ఇంకోటి పెద్ద పెద్దోళ్ళందరు కూడాను ఇంకోటి ముద్దులు బెట్టుకుంటా ఉంటారు పిల్లల్ని కూర్చొని. ముసలి వాళ్ళు గానీ, ఆళ్ళందరూ గూడాను. హ్మ్. వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలకి స్కిన్ సెన్సిటివిటీ బాగా ఉందన్నమాట మొత్తమంతా చూసుకుంటే.
హ్మ్. ఇప్పుడు ఆహ్, మోడర్న్ పద్ధతులు ఉంటాయి, పాత పద్ధతులుంటాయి హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. హ్మ్.
ఊరికనే రాషెస్ రావటాలు కానీండి, ఇయన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మొత్తమంతా.
అవును. రాషెస్ క్రీమ్స్ గూడా ఒస్తు ఉన్నాయి పిల్లలకి రాసేటట్టుగా. హ్మ్. హగ్గీస్ ఎస్తూ ఉంటారా? హగ్గీస్ వేయడం మె మంచిదా లేదు అంటే
హ్మ్. అవును. అవును. ముద్దుల వల్ల కొన్ని కొన్ని నేను నైట్ పూట మాత్రమే ఎస్తానండి. మిగతా టైమ్‌లో గోచి గట్టేసేవాడిని.
<chuckles> ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఈ పాత పద్ధతులు కొన్నుంటాయి, కొత్త పద్ధతులు కొన్నుంటాయి. మీరేదైనా పాత పద్దతులు ఫాలో అయ్యారా? మీ మొదటి బిడ్డ విషయంలో?
<giggles> హ్మ్. హ్మ్. హ్మ్. నేను పాత పద్ధతులే ఫాలో అయ్యానండి పిల్లోడిని పెంచడంలో మాత్రం. ఎందుకనంటే నేను టీవీ చూపించ్ అంటే ఫోనులు గాని, అయన్నీ ఏమి అలవాటు చేయలేదు వాడికి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే.
ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఫోనులు అడగడస్సలకి.
ఓహ్!
హ్మ్. అంత కూడాను మీరు మీరు హ్మ్. అవును.
ఓహ్! బాగుందండి. చాలా చాలా రేర్‌గా ఉంటారేమో! ఇలా ఫోనులు, టీవీలు అడగని పిల్లలు!
లే అస్సలకి చూడండి, ఫోనులు అస్ చూడడు. టీవీ పెట్టినా గాని సినిమా పాటలు మ్యూజిక్ మాత్రమే వింటాడు వాడు.
హ్మ్. ఓహ్! మంచి విషయమే.
చాలా పద్ధతిగా పెంచామన్నమాట. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూసి వాళ్ళ ఎదుగుదల ఆగిపోయి, మాటలు ఆగిపోయినాయన్నమాట మా చుట్టుపక్కల అంతా గూడా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మా బాబుకి హ్మ్.
హ్మ్. ఓహ్! అందువల్ల మీరు మీ బాబుకి అలవాటు చేయొద్దు అని ముందే ఫిక్స్ అయిపోయిండ్రు.
ఫిక్స్ అయిపోయాను నేను. 2.5 సంవత్సరాలు మా బాబుకి అనర్గళంగా మాట్లాడతాడు.
హ్మ్. హ్మ్. హ్మ్! గొప్ప విషయమే!
ఒక్క నన్ను నాన్న అండనమాట. నన్ను నాన్న అని మాత్రం అనడు. సియ్య బావ అని అంటాడు.
హ్మ్. <chuckles> ఆ! ఒక్
<chuckles> చుట్టుపక్కలందరు గూడా మా మరదళ్ళుండేవాళ్ళన్నమాట.
హ్మ్. హ్మ్.

కోరిక తీరింది. కానీ ఎంత స్పీడ్ అంటే మాత్రం అబ్బో! తట్టుకోలేక పోతన్నావండి అస్సలకి మాత్రం!
హ్మ్. హ్మ్. వాడు ఇకా క ఆగడేమో! నేల మీద ఆగడు. కాళ్ళు, చెయ్యి ఆగదు. అలానేమో!
హ్మ్. ఆగట్లేదు అస్సలకి. మీరు నమ్ముతారో నమ్మరో! నేనైతే ఫస్ట్ చేసిందాల్ల గూడా ఫస్ట్ ఫంక్షనయితే 21 రోజులది చేసామనమాట! ఉయ్యాల్లో ఏయ్యటమనేది. చాలా గ్రాండ్‌గా చేశాను. ఆహ్, దగ్గర దగ్గర ఒక 500 మందికో ఏమో భోజనాలు పెట్టుకొని అట్లాగా చేసుకున్నామనమాట ఫంక్షను.
హ్మ్. ఓహ్! ఓకే. ఓహోహో! ఓహ్! ఓహ్! గవి వెజ్, నాన్ వెజ్ ఫూడంతా బెట్టేసి పేరు పెట్టడం గూడా అప్పుడే బెట్టేసారా?
అన్ని అన్ని అన్ని బా జరిగినాయనమాట. హ్మ్. ఆ! నాన్ వెజ్జే. వెజ్ లేదండి. ఏదండి? పేరు పెట్టం గూడా ఆ రోజే పెట్టాము.
హ్మ్.
హ్మ్. అంత అంత ఇంపార్టెన్స్ ఉందనమాట. నాకు ఫస్ట్ బిడ్డ అని జెప్పేసనుకోని ఆ! అలాగా
ఓకే. హ్మ్. హ్మ్. సో ఎంత పెట్టుబడైనా పెట్టడానికి వెనకాడలేదు. "ఎంత ఖర్చయినా సరే నేను చూసుకుంటా, ఎంత శ్రమయినా సరే నేను పడతా" అనేసి మీరు ముందున్నారు అన్నిటికి.
రెడీ‌గా ఉన్నాననమాట మొత్తమంతా కానియండి. యాహ్! అవును. అవును. అవును. హ్మ్. <smacks lips> దె బంగారం గూడా మంచిగానే పెట్టానండి నేను. ఒక చైన్, 2 మురుగులు బంగారపయ్యి <smacks lips> మళ్ళా ఉంగరము.
హ్మ్. హ్మ్. ఇంగెవ్వరికి అవకాశం ఇవ్వలేదు. ఎవరు బెట్టాల్సినవసరం <chuckles> లేదు. నా కొడుక్కి నేనే బెట్టుకుంటా అనేసారా?
లేకుండా పోయిందనమాట మొత్తం నేనే పెట్టేసుకున్నాను. ఎందుకనంటే అప్పుడు విదేశాల నుంచి ఒచ్చాను గదా! డబ్బులు బాగున్నాయనమాట నా దగ్గర. అందుకని జెప్పేసని ఖర్చుకు వెనకాల్లేదు, ఖర్చుకు వెనకాల్లేదు. పుట్టక పుట్టక పుట్టాడులే అని జెప్పేసనుకుంటా మల్లా. ఒ 7 సంవత్సరాలు లవ్వండి మరీ ఎం జేస్తాం చెప్పండిలాగ? హ్మ్. అలా ఉందనమాట మాకు. హ్మ్.
హ్మ్. ఆ! డబ్బులన్నీ ఇగ ఖర్చు జేసేసారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఓకే. ఈప్పుడు ఆహ్, మీరు ఇంకొకళ్ళకేదైనా సలహాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మొదట బిడ్డ పుట్టినప్పుడు గానీ, వాళ్ళని చూసుకునే విధానంలో గానీ ఏదైనా సలహా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నేనైతే మాత్రం పుట్టిన బిడ్డల్ని వ్రాప్ చేయమని చెప్తానండి. ఎందుకంటే చాలా మంది గాలాడాలి గాలాడేయాలని చెప్పేసనుకుంటారు. పుట్టిన బిడ్డలకి వ్రాప్ చేసేసే పెట్టాలి మొత్తమంతా గూడాను.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మొత్తమేదైనా బెడ్ షీట్ పెట్టి కవర్ చేయాలి అంటారు.
హ్మ్. కేయ్

అంటే, కాటన్ చీరలుంటాయి పెద్దవారియ్యి.
కాటన్ చీరలు. పెద్ద వాళ్ళవి. హ్మ్.
ఆ! కాటన్ చీరలు మెత్తగా ఉంటాయి. అవయితేనేమి అవి పెట్టుకొని చేస్తే, చాలా బాగుంటది మొత్తమంతా కూడాను పిల్లలకి. హ్మ్.
హ్మ్. హ్మ్. ఓహోహో! అది గాకుండా వాళ్ళకి తినిపిచ్చే ప ఆహ్, తాపిచ్చే పాలు గానీ, ఫూడ్ గానీ వాళ్ళని
అవును, ఖచ్చితంగా నే మేమైతే వాస్తవంగా చెప్పాలనంటే, సంవత్సరం పాటు మంచి నీరు ఒక్క చుక్క గూడా ఇవ్వలేదు మా బిడ్డకి.
హ్మ్. ఓహ్!
తల్లి పాలే ఇచ్చిందనమాట తను. మొత్తమంతా గూడాను.
ఓహ్! చాలా బాగుందండి. సంవత్సరం వరకు మంచి నీళ్ళే లేకుండా ఆ!
ఆ! ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదనమాట. ఎవ్వరికి ఇ ఎవ్వరిచ్చినా గానీ మేమొప్పుకునే వాళ్ళం కాదనమాట. ఏది పడితే అది పెట్టనిచ్చేవాళ్ళం కాదు. ఇట్లాగా. హ్మ్. మీరూ
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఆహ్, కొత్త కొత్త ఉయ్యాలలొస్తున్నాయి గదా! అదదే ఊపిద్ది బాబు ఆహ్, ఆ! ఏడిస్తే అదదే పాట్
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. లేదండి. అయన్ని అసలు నేను ఉయ్యల్లో ఎయ్యాను పిల్లోడిని.
<chuckles> మొత్తానికి మీరే ఉయ్యాలై తిప్పేసారా?
మంచం మీద పడుకోబెట్టాను. ఎందుకనంటే హ్మ్. ఉయ్యాల్లో అసలూపడానికి చాన్స్ ఇవ్వలేదండి. ఎందుకనంటే ఏదైనా ఊర్లేళ్ళిన చేసినా గానీ, అక్కడ ఉయ్యాలకి అలవాటు పడిపోయారనుకోండి పిల్లలు దానికి నిద్రపోరనమాట. అదొక టార్చర్ చూపిస్తూంటారు. ఉయ్యాల చూ ఉయ్యాలే కావాలంటారు. ఆహ్, ఇప్పుడు మనం మనతో పాటు పడుకోబెట్టుకొని, జో కొట్టడం గానీండి అట్లాంటియన్నీ చేస్తామన్నాం అనుకోండి. వాళ్ళే అత వాళ్ళంతటికి వాళ్ళు పడుకుండిపోతారు శుభ్రంగా.
ఆ! ఉయ్యాలే కావాలి అనంటారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును.
హ్మ్. కొంచెం టైమైన కానీండి, కొంచెం లేటైన గానీండి, ఇట్లాగనమాట. ఇదీ నేను మా అన్న వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాననమాట అక్కడున్నప్పుడు. హ్మ్. అన్నవాళ్ళేం చేసారంటే, ఒక క్రిబ్‌లో పడేసేవాళ్ళు, తీసుకెళ్ళిపోయి. హ్మ్. క్రిబ్‌లో పడేసేవోళ్ళు ఆ పాప హ్మ్.
హ్మ్. ఓహోహో! ఓకే. ఓకే. ఓకే. మొత్తానికి ఇదొక పాఠమయితే నేర్చుకున్నారు. హ్మ్. చూపి మీ పిల్లవాడిని చూసే విధానంలో పెద్దల పాత్ర ఎంతవరకు ఉందంటారు?